ఆ! ఇప్పుడు పాత కాలంలో ఉన్నట్టు నైపుణ్యాలు గాని, ఇవాళ టెక్నాలజీలు గాని ఈ కాలంలో చాలా మార్పులు జరిగాయి కదా! మరి ఆట్ ఆట్లినికి సంబంధించి ఈ కొత్త రకంగా ఎలా అమలు అమలుచుకుంటారు? ఈ రంగంలో ఎలా మీరు ముందుకెళ్ళాలి అనుకుంటారు?
అవును. అవునవును. అదే. అంటే, ఇప్పుడు నేను ఆహ్, చిన్నప్పటి నుంచి కూడా బొమ్మలు వేయడంలో నేను చాలా నేర్పరి. ఆహ్, చక్కగా బొమ్మలు అవి బాగా వేసిదాన్ని. ఒక వైట్ పుస్తకం పెట్టుకొని, మంచి బొమ్మలు అవి వేస్తుంటే, అలాగా నేను కాలేజ్‌కి వచ్చినప్పుడు...
ఆహా! అచ్చా! మంచి స్కిల్ అండి అది. ఆ!
మంచి నేను సైన్స్ సబ్జెక్ట్ తీసుకున్నా. బొమ్మలు బాగా వేస్ ఆ!
సైన్స్ ఓకే. సైన్స్ బొమ్మలు నిజం అంటే ఆహ్, ఒక ఆ!
ఆ! సైన్స్ సబ్జెక్ట్ అనగానే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవి తీసుకున్నా. తీసుకొని, అందులో బొమ్మలు అయి వేస్తుంటే రికార్డ్స్ అవి సబ్మిట్ చేయాలి మేము కాలేజ్‌లో. అటువంటి అప్పుడు ఆ! అదే. ఫ్రెండ్స్ అందరూ కూడా నా దగ్గరకకొచ్చి, "కొంచెం అవుట్‌లైన్ వేసిచ్చివా" అలా అడిగేవారు లైట్ గాను. <chuckles> అది. వాళ్ళ గబగబా నాకు చాలా సులువుగా వచ్చేసేది. ఆ బొమ్మ చూస్తూ
ఓకేనండి. అవును. కాలేజ్ అన్నాక మరి ఉంటాయి. <laughs> ఓకే. అంటే ఆళ్ళకి ఎలాగో ఆ! మీ బొమ్మలు బాగా ఏయడం తెలుసు ఆళ్ళకి. సో, ఆటోమేటిక్‌గా కొంచెం మీ దగ్గరికి ఎడితే ఎక్కువ మార్క్స్ వస్తాయి గదా!
<chuckles> అదే, అదే. అదే అందుకని కొంచెం అలా అవుట్‌లైన్ వేసేసి ఇచ్చేసిదాన్ని. చాలా మందికి అలా నేను హెల్ప్ చే అంటే హెల్ప్ అంటే అలాగ అవుట్‌లైన్ వేయమంటూ ఉండివారు వేసేసేదాన్ని. లైట్ గాను. దాని తర్వాత మెరుగులు దిద్దుకునేవారు వాళ్ళు. అది. అదే.
<chuckles> అవుట్‌లైన్ ఏసి మరి మరియా ఆ! అంతే కదండీ ఇప్పుడు అవుట్‌లైన్ ఏసేస్తే వాళ్ళు ఈజిగా అదీ చే కంటిన్యూ చేసేయగలరు.
అదే కదా. అలా చేసిదాన్ని, ఆ తర్వాత తర్వాత నాకు డిగ్రీ అది బీఎస్సీ, ఎంసెట్ సీట్ రాలేదు. ఆహ్, ఎంబీబీఎస్ దానికి ట్రై చేశాను, రాలేదు అప్పటి కాలంలోనే. కాకపోతే, ఆ బీఎస్సీలో జాయిన్ అవ్వమని మా తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అదైనా పర్వాలేదు, డిగ్రీ అంటూ ఉంటే, నీకు తర్వాత ఎన్నో కొ కోర్సులు చేసుకోవచ్చని అందులో నాకు జాయిన్ చేసారు. ఈ బీఎస్సీ‌లో జాయినయ్యి అందులో కూడా ఇంతే బొమ్మలు, బాగా రికార్డ్స్.
అయ్యో! మరి అప్పుడు ఏం చేసారండి? అవును. అవును. ఇ అవునండి. నైపుణ్యం చేతిలో ఉన్నప్పుడు ఎక్కడికెళ్ళినా రాణిస్తారు గదా! <laughs>
<chuckles> అదే అదే. ఆ తరువాత మార్చ్‌లో డిగ్రీ అయింది. ఆగస్ట్‌లో మ్యారేజ్ అయిపోయింది. అక్కడ తర్వాత ముంబై ఆ!
హ్మ్. డిగిర్ 3 మంత్సే గ్యాప్, మధ్యలో ఏప్రిల్, మే, జూన్, జులై. ఓకె.
ఆ! మధ్యలో 3 మంత్స్ గ్యాప్. అప్పట్లో కొంచెం అలా చేసేసేవారు. సో, నేను పెద్ద కూతుర్ని అందుకే చేసేసారు. నేను తర్వాత ముంబై. మా వారు ముంబై. అక్కడ వెళ్ళిన తర్వాత, అక్కడ ఒక 5 ఏళ్ళు గ్యాప్ ఇద్దరు పిల్లలు పుట్టారు. అవన్నీ, నేను ఇంకా చేయలేదు. వాళ్ళు స్కూల్
ఆ! <giggles> అంతేలెండి. ఓకె. ఓకె. ఓకె. చదువు తర్వాత, 5 సంవత్సరాలు మీరు గ్యాప్ తీసుకున్నారు.
ఆ! డిగ్రీ తర్వాత. ఆ తర్వాత నేను బిఎడ్‌లో జాయిన్ అయ్యాను. మా వారు అన్నారు, "నువ్వు చక్కగా బిఎడ్‌లో జాయిన్ అవ్వు." పక్కన స్కూల్‌లో జాయిన్ అయిపోతాను అన్నాను అసలు. పిల్లలు స్కూల్‌లోని. అంటే, మా వారు అంటే 3 ఏళ్ళు దాటిన తర్వాత స్కూల్‌లో జాయిన్ చేయిసాము. అ అ అంటే
డిగ్రీ తర్వాత. ఆ! ప పిల్లలు స్కూల్‌
ఆ! స్కూల్‌కెళ్ళడం మొదలు పెట్టారు. అది. ఆ
ఈలో ఈ లోపు అయినా, మీ భర్తగారు కూడా ప్రోత్సహించడం గొప్పతనం కదండి!
అదే కదా! ఆహ్, నువ్వు అలాగా అందులో చిన్న స్కూల్‌లో అయితే, నీకు అంత ఇది ఉండదు. చక్కగా బి‌ఎడ్ చెయ్యి, అప్పుడు నీకు పె మంచి అవకాశాలు పెద్ద‌వి వస్తాయి. పెద్ద స్కూల్స్‌లో అంటే, అసలు ఆ గుమ్మం లోపలికి అడుగు పెట్టాలంటే, బిఎడ్ ఉండాలి అక్కడ. పెద్ద, పెద్ద <giggles> అదే, అదే. అదే కదా! ఆ బిఎడ్ అవి చేసి, అక్కడ బొమ్మలు అవి సా వేసి, సబ్మిట్ చేస్తూ ఉండాలి. ప్రొజెక్ట్స్ అవిను. ఆ!
హ్మ్. హ్మ్. అవును, కంపల్సరీ‌గా ఉండాలి. గాక మంచి ఆలోచన ఆయనది. ఓకె. ఓకె. మీకు ఆటోమేటిక్‌గా అది, ఒక గ్రిప్ ఉంది, మీకు ఆల్రెడీ. బొమ్మల మీద. దానికి, దానికి తగ్గట్టే మీరు అది మలుచుకున్నారు కరెక్ట్‌గా రంగంలోకి. ఆ! అప్పుడు ఏమైందండి?
ఆ! ఆ గ్రిపు అక్కడ పని చేస్ ఆ <giggles> అదే కరెక్ట్. సో, అలాగా అందులో ఆహ్, చదవడం వల్ల నేను నాకు గోల్డ్ మెడల్ వచ్చింది. పీటీ సబ్జెక్ట్ కూడా ఉండేది. ఆహ్, పీటీ కూడా కొన్ని ఆ కొలతలు, కొ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. వాలీబాల్, ఫూట్‌బాల్ అన్ని రకాల ఆటలు మాకు, మమ్మల్ని విద్యార్థుల కింద మార్చి, మా చేత ఆడించేవారు.
వావ్! వావ్! సూపర్. <chuckles> ఓకె. అవును. ఎందుకంటే, తెలియాలి మీది అనేసి. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు కూడా, మీ నైపుణ్యాలు అవి మ మొత్తం చెప్పి డిస్కస్ చేసారండి వాళ్ళతోని?
అది. ఆ! ఆ! డిస్కస్ అంటే మేము డెమో క్లాస్ ఇవ్వాలి టీచర్ కదా! టీచర్ జాబ్ వచ్చింది నాకు. మంచి క్లా ఆహ్, పెద్ద స్కూల్‌లో జాబ్ వచ్చింది. అక్కడ కూడా చక్కగా నేను నాకు పి మా పిల్లలకు కూడా అందులో సీట్ రావడం. అందులో చాలా చక్కగా నేను ముందుకు కొనసాగుతున్నాను. క్లాస్ కంట్రోల్ ఆ!
ఆ! డెమోస్ ఆ! చాలా మంచి విషయం అండి. ఆ! మొత్తం టైమ్ అంతా కలిసొచ్చింది, మీ టాలెంట్ బయటికి తీయాల్సి వచ్చింది, అది ఉపయోగపడింది. <laughs>
<chuckles> అదే కదా! <giggles> ఉపయోగపడింది బాగాను. అసలు ముందు ఈ క్లాస్ కంట్రోల్ అది చాలా అవస్థ పడ్డాను ఫస్ట్‌లో. ఆ తర్వాత ఆ! కొత్త కదా! కొంచెం అసలు నిన్చోగానే, నాకు వణుకు వచ్చింది. అది.
ఆ! అవును. కొత్త కాబట్టి కొంచెం అంతే గదండి! ఇప్పుడు ఆ! ఇంట్లో ఇద్దరు పిల్లలతోనా అలవాటు <chuckles> మీకు. అక్కడికెళ్ళాకేమో ఒక ముప్పై నలభై మంది ఉంటారు. 50 <chuckles> మంది. అంతమందెన్
ఆ! 50 మంది. నలభై ఆ! 45, 50 పెద్ద స్కూల్ అది. సో, అఅ ఆ! <chuckles> అలాగుండేది. అక్కడ నిన్చోగానే నాకు ఇలాగ వణుకు వచ్చేది. అది. అప్పుడు మా ప్రిన్సిపల్ గారు చాలా హెల్ప్ చేసారు. అవును.
స్కూల్‌లో 50 మంది. బాబోయ్! <chuckles> ఆ! ఇప్పుడు అలాగే ఆ! ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు ఒక స్కూల్‌లో ఒక స్టూడెంట్‌గా ఒక బెంచ్ మీద కూర్చున్న వాళ్ళు. ఒక 5 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని, తిరిగోచ్చి ఒక టీచర్‌గా వా స్కో <chuckles> టీచర్స్‌కా స్టూడెంట్స్‌కి అపోజిట్‌లో కు నిలబడినప్పుడు ఏం ఎలాగ అనిపించింది మీకు?
అవును. అవును. <giggles> చాలా అసలు, కొంచెం భయంతో కూడిన ఒక ఇదోచ్చింది, భయపడ్డాను. కానీ ఆ స్కూలు చాలా మంచి స్కూలు. అసలు ఆ బిల్డింగ్‌లో ఎంటర్ అవుతేనే అన్ని రకాల కోర్ట్‌లు అంటే వాలీబాల్, ఫుట్‌బాల్, బాస్కెట్ అన్ని అనమాట అక్కడ చాలా పెద్ద ఆవరణ. ప్లేగ్రౌండ్ అందులో సీటు రావడం గూడా కష్టం. అసలు టీచర్ జాబ్.
ఫస్ట్ ప్ర ఆ! నిజమేనండి. ఓహ్! నిజమే అండి. నిజంగా జెప్పాలంటే ఉండాలండి. స్కు స్కూల్ అన్నాక అలా ఉంటే చూసారా! మీకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఒక తెలియని ఒక ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు కాలంలో అవి లేవు ఉండట్లేదండి. ఆహ్, నిజంగా స్కూల్‌లు కూడా తగ్గిపో ఏదో ఒక ఒక అపార్ట్మెంట్ లాంటి దాన్ని పెట్టేసి, అందులో స్కూల్‌లు ఇరికించేస్తున్నారు తప్ప. <smacks lips> మీరు చెప్పినట్టు, ఎంత బాగుందది. ఒక పెద్ద ప్లేగ్రౌండ్ పిల్లలు. పిల్లలకే కాదు, మీకు కూడా ఒక ఉత్సాహం వచ్చింది వెంటనే.
అవును కరెక్ట్. <giggles> అదే కదా! అవును. <giggles> అవును. అదే కదా! అదే. అవును. నాకేంతో ఉత్సాహం వచ్చింది. కొంచెం భయపడిన మాట వాస్తవం. కానీ మా <giggles> ప్రిన్సిపల్ గారు అదే హెల్ప్ చేసారు. అంటే మా కాంట్రాక్ట్ క్లాస్‌లు ఇవన్నీ ఉంటాయి బీఎడ్‌లో ఓ 10 రోజులు చెప్పాలి. 10 క్లాస్‌లు. ఇవన్నీ అయ్యేవి కానీ, అది వేరు అది అంటే వెనకాల వాళ్ళు కూర్చుంటారు బీఎడ్‌ టీచర్స్ వాళ్ళును దాని వల్ల కొంచెం సులువుగా అయిపోతు
<chuckles> ఫస్ట్ టైమ్ కదండి. ఆ! అవు ఓకే. అప ఒక విధంగా ఇది ట్రైనింగ్ టైప్ మీకు.
ఆ! ట్రైనింగ్ లాగా ఉంటుంది బిఎడ్. ఆ! చెక్ చేస్తా. పది 10 రోలు, అందులో నాకు గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నాకు. ఆ! అవన్నీ ఆ! అది ఆకర్షణ సో, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ గారు వచ్చి వెనకాల కూర్చొని. ఓ 2 రోజులు నాకు హెల్ప్ చేసారు. ఆ తర్వాత చెప్పారు ప్రిన్ పిల్లలకి. ఈవిడ ఎంతో ఆహ్, జ్ఞానం ఉంది. ఈవిడ బాగా చెప్తుంది. మీరు గాని ఏమన్నా వేషాలు యేస్తే నేను ఖచ్చితంగా! చర్యలు తీసుకుంటానని చెప్పాను. అలా అదే.
మిమ్మల్ని చెక్ చేస్తారు. ఆ! ఓకే. అవును. అదొక అదనపు ఆహ్, ఆకర్షణ మీకు. ఆహా! <laughs> లేదండి. ఆ మాత్రం భయపెట్టలేదు అనుకోండి. కొత్త టీచర్ అని చెప్పి చిన్నపిల్లలు ఆలికి తెలియదు కదా! గోల చేస్తారు.
అవును. అండ్ ఈ యుక్త వయస్సులో ఉండేదాన్ని నేను. కొంచం చిన్న దానిలా ఉండే సరికి వాళ్ళు కొంచెం అది అలా ఉండేవారు. అది. సో, దాంతో నేను నేను కూడా ఆసక్తికరంగా మార్చాలన్నప్పుడు రకరకాలుగా ఆహ్, ఒక్క పాఠం ఉన్నాదంటే, దాన్ని ఎన్నో వీడియోలు చూడ్టం. తర్వాత లైబ్రరీకెళ్ళి నా తోటి ఆహ్, కొలీగ్ ఉంటుంది కదా! ఆ! ఉపాధ్యాయురాలు ఇద్దరం కూడా చక్కగా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఎందుకంటే, 4 సెక్షన్‌లు అంటే 2 ఆవుడ, 2 నేను చెప్పేవాళ్ళం. సో, దాని గు ఆ పాఠం గురించి విపులంగా 4, 5 పుస్తకాలు తిరగేసేవాళ్ళం. అది. ఆ!
<chuckles> అంతే కదా! ఆ! ఆ! అవును. ఉపాధ్యాయులు. అవును. ఓకే, ఓకే. ఆ! ఓకే. ఇప్పుడు మీరు ఈ పాఠ్యాలు అవి నేర్చుకోడలు ఇప్పుడు అప్పటిదాకా మీరు ఎప్పుడైనా అనుకున్నారండి, "నేను ఒక టీచర్‌నౌతాను లేదా నేను బో ఈ బొమ్మలు బా అద్భుతంగా ఎస్తాను కాబట్టి నేను ఆ ఫీల్డ్‌లోకి ఎళ్తాను" ఎప్పుడైనా అనుకున్నారా? లేదా సడెన్‌గా మీ హస్బేండ్ గారి ప్రోత్సాహంతో, ఒక కొత్త దాన్కి వచ్చారా?
అవును. <giggles> అది. ఆ! అంటే నాకు ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు ఒక సైన్స్ టీచరే ఆవిడ. ఎంతో బాగా చెప్పేది మేమందరినీ ఒక బొటానికల్ గార్డెన్స్‌కి వాటికి తీసుకెళ్తూ ఉండేది ఫ్రీక్వెంట్‌గా. తీసుకెళ్ళి, అంటే నాది సబ్జెక్ట్ అది కదా! ఆవిడ అవన్నీ చక్కగా, విపులంగా చెప్తూ, ఆ ఆకులు, రకరకాల ఆకులు ఇవన్నీ కూడా చూపించి, దానిలో దాంట్లో ఉన్న ఫంక్షన్స్ అవి ఎందుకు అలా వేరేగా ఉంటాయి. ఎంతో విపులంగా చెప్పడం అదే కాకుండా ఆ చెప్పే విధానం ఎంతో చిరునవ్వుతో చెప్పేది సరిసమానంగా చూసుకునేది అందరిని.
హ్మ్. ఓకేనండి. వా నిజంగా. ఒకట్ నిజంగా అండి. కరెక్ట్ మాట చెప్పారు. మీరు గుర్తు ఉన్నారు అన్ ఇప్పుడు మీరు చాలా మంచి టీచర్‌లని చూసుంటారు. కానీ గుర్తున్నారు అంటే, వాళ్ళు చెప్పే విధానం బట్టేనండి. మనకు ప్రతి ఒక్కలకి ఒక ఫేవరెట్ టీచర్ ఉంటారు. మన స్కూల్ డేస్‌లో. ఆ! కానీ, ఆ దేవుని దయ వల్ల మీకు ఎంతమంది ఫేవరెట్ టీచర్‌లు అయ్యి ఉంటారు. చాలా ఎక్కువ మందే స్టూడెంట్స్ ఉండుంటారు మీ ఫేవరెట్. <giggles>
అవును. అవును. అది కరెక్ట్. <giggles> అదే కరెక్ట్. అవును. ఆ! ఆ! చాలా నాకు ఉన్నారు. కానీ ఈవిడ, ఈవిడ అలాగా నేను సైన్స్ టీచర్ అవుతే బాగుండేది, అని నేను ఒక ప్రేరణ పొందాను, ఆమెను చూసిన తర్వాత. ఆ సరి ఆ! చక్కగా ఆవిడ ఏకాగ్రతగా చెప్పడం. ఆ! తర్వాత అందరితో చలోక్తులు కూడాను, అప్పుడప్పుడు. అలాగ చిన్న చిన్న జోక్స్ అవి వేస్తూ, ఎంతో బాగా మాకు
ఓకే. మీరు ఇన్స్‌పైర్ అయ్యారు అప్పడ్లోనే. ఓకే. ఆ! ఆటోమేటిక్‌గా మనకే ఒక ఇంటరెస్ట్ వస్తది. టీచర్‌తో కనెక్షన్ ఏర్పడుతుంది.
ఆ! కనెక్షన్ ఏర్పడింది అలాగా. ఆ! ఆ విపులంగా అలా గార్డెన్‌కి వాటికి తీసుకెళ్తూ ఉండడం. అంటే మాకు బాగా ప్రిన్సిపల్ గారు గూడా మంచి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. సో, అలాగా హ్మ్.
లేదండి. ఇది చెప్తేనే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు పిల్లలకి ఆటోమేటిక్‌గా ఏంటంటే, ఒక టీచర్ మీద ఒక అభిమానం, ఒక ప్రేమ కలుగుతాయి. ఆ టీచర్ ఏం చెప్తారో వి శ్రద్ధగా వింటారు అప్పుడు. ఓకే. "ఎలాగైనా మనం ఈ టీచర్ మంచి టీచర్ ఆవిడ క్లాస్ మనం మిస్ చేయకూడదు" అనుకుంటారు. ఖచ్చితంగా మనకు ఆటోమేటిక్‌గా ఆహ్, ఎ ఆ టీచర్ ఏ సబ్జెక్టే చెప్తారో, ఆ సబ్జెక్ట్ మీద కూడా మనకు ఆసక్తి వస్తుంది. స్టార్ట్ అవుతుంది.
అవును. ఆ! కరెక్ట్ అది. అవును. ఆ! ఆసక్తి పెరిగిపోతుంది. అవును. అదే అయింది నాకు. తర్వాత ఆవిడ <chuckles> ఈ ల్యాబ్‌లోని ఇవన్నీ చెప్పాక ఎక్స్పెరిమెంట్స్ అవి చేయవలసి వస్తుంది ఇంటర్మీడియేట్‌లో. అలాంటప్పుడు ఈ క్లోరోఫిల్ తర్వాత ఆ క్లోరోఫిల్ ఎలా తీసియాల్ తీసేయోచ్చు రిమూవ్ చేయడం. ఇవన్నీ కొన్ని పద్ధతులు ఆవిడ కరెక్ట్‌గా అవన్నీ ముందు చేసుకునేది. అది నేను చూసేదాన్ని అసలు. అది కు అది నేను కూడా చేసి, నాకు కూడా మంచి మార్కులు అవి వచ్చేవి. ఆ విధంగా గూడా నాకు ఆ నైపుణ్యత ఉండేది. స్టోమాట చూపించడం అది. సో
<chuckles> అ మొత్తం అంతా నేర్పిం ఆ! మొత్తం అన్నీ అవునండి. ఆ నైపుణ్యం మీకు మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లారు ఇంకా. మీకు ఉన్ మీకు ఉన్న నైపుణ్యాన్ని కొంచెం తీసుకెళ్లారు.
ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు గూడా ఆ! కరెక్ట్. ఇప్పుడు కూడా నేను 10థ్ వాళ్ళకి. ఇప్పుడు నేను చె చెప్తున్నాను. ఇప్పుడంటే ఆహ్, ముందు నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా, మొత్తం ముందు స్టడీ చేస్తాను. ల్యాబ్ ర ఇది యాక్టివిటీ అనగానే యాక్టివిటీస్ ఖచ్చితంగా! ఉండేటట్టు చూసుకుంటాను. తర్వాత ల్యాబ్ అటెండర్ ఉంటారు. వాళ్ళకి చెప్తే అతను అన్ని లిస్ట్ ఇచ్చేస్తే, అతను అన్ని రెడీ చేసి ఉంచుతాడు.
హ్మ్. ఓకే. మీరు ముందుగానే చాలా జాగ్రత్తగా ఉంటారు. మీరు చెప్పే సబ్జెక్ట్‌లోని ఏమేమి ఉండాలి, ఎలా ఉండాలి. స్టూడెంట్స్ ఎంత్ ఎన్నిర ఎన్ని గంటలకొస్తారు మొత్తాన్ని, ముందే ప్రీప్లాన్డ్‌గా ఉంటారు మీరు.
అదే. ప్రీ ప్లాన్డ్‌గా ఉంటాం. ఉండి, చక్కగా ఆళ్ళు ఎలా విభజించాలి. ఇప్పుడు ల్యాబ్ అంటే 10థ్ వాళ్ళకి అంత ఇండిపెండెంట్‌గా చేసే అవకాశం ఉండదు. గ్రూప్‌లుగా చేస్తాం. ఓ 4 గ్రూప్‌ల కింద చేసి ఆ! టీమ్స్ కింద చేసి వాళ్ళ చేత ఇప్పుడు యాసిడ్స్ అవి ఉన్నాయంటే, అసలు టీమ్ కూడా చెయ్యం. కానీ ఇంకా ఆ స్టేజ్ అదే అంతే చాలా ప్రమాదం అని. సో, అవి నేను చేసి చూపిస్తాను. గ్లోవ్స్ అవి వేసుకొని జాగ్రత్తగా కొన్ని ఉంటాయి రియాక్షన్స్ అవి చూపిస్తూ ఉండాలి. ఇవంతా కూడా ఆ! చాలా బాగుంటుంది.
ఓకే. టీం, టీమ్స్ ఓకే. అమ్మో! నిజే కానీ బాగుంటది గదండి! అవన్నీ. మరి మీరు ఈ బొమ్మలేయడంలో చాలా నై నైపుణ్యులు కదా! మరి ఇక్కడ అవకాశం వచ్చిందా, అది పిల్లలకి బొమ్మలు యేసి వాళ్ళకి
అవును. ఆ! ఇక్కడే అది అవకాశం వచ్చింది. నా ప్రతి క్లాసు కూడా, ముందు ఆహ్, ఆ చాక్ పీసు అలా నా చేతి కదలికతో వేస్తూ, వెనకాల వాళ్ళకి కూడా వర్క్ ఇచ్చేస్తా. నా నా చేతి కదలికలు చూస్తూ, వాళ్ళు గూడా వేస్తూ ఉంటారు. అది. ఆ బొమ్మలు వేయడానికి 8 మార్కులు అలాగా క్వెషన్స్ వాళ్ళకి ఆ!
అవును. సో, ఈసీగా మీరు, మీరు చాలాయి మనకి నిజం జెప్పాలంటే సబ్జెక్ట్‌లో, అందులోని ఫిజిక్‌లోని మనకి కొంచెం ఈసీగా సంపాదించుకోగలం అంటే బొమ్మలే. కానీ అదే కొంచెం ఆహ్, క్లిష్టమైంది కూడా. ఆ బొ బొమ్మ యేయగలిగితే ఆ! చాలా బా మార్కులు వస్తాయి. అదే గాని కానీ నిజమే మీరన్నట్టు ఒక టీచర్ అనేవాళ్ళు. ఆ బొమ్మ ఎంత నైపుణ్యంతో, ఎంత అందంగా ఏసినా సరే, పిల్లలకు కూడా సేమ్ రావాలి. అది మెయిన్ టాస్క్.
అవును. అవును. <giggles> అది కూడా కరెక్టే ప్రాక్టీస్ చేస్తే అది. అది. అవును. అవును. అవును. ఆ! కరెక్ట్ మెయిన్ పిల్లలకి రావాలి. మనం చెప్తూ ఉంటే, వాళ్ళకి ఆకలింపు చేసుకునేటట్టు మనం గూడా ప్రోత్సహించాలి వాళ్ళని మనకి అది.
హ్మ్. మీర ఇప్పుడు ఆహ్, ఆ బోర్డ్ మీద మీరోక బొమ్మ యేసి ఒక బొమ్మ వేస్తున్నప్పుడు వాళ్ళక బొమ్మ చాలా అట్రాక్టివ్‌గా కనపడాలి. "ఆ! టీచర్ గారు ఏంటి ఇంత బాగా యేసారు. మేము ఎందుకు యేయలేకపోతున్నాం" ఒక ఆలోచన మొదలవుతుంది వాళ్ళకి.
అవును. ఆ! అది. <giggles> ఆలోచన మొదలయ్యి వాళ్ళైనా నా చేతి కదలికలు చూస్తూ, వాళ్ళు గూడా కొంచెం చాలా మంది చాలా బాగా వేస్తున్నారు. వాళ్ళకి ఆ భాగాలు వివరించడం. ఇలాగా ఉంటుంది అనమాట. ప్రతి భాగాన్ని కూడా విడిగా మళ్ళీ వేస్తాను, పక్కన. ఇప్పుడు గుండెవుందంటే, గుండె తాలూకు పార్ట్స్ ఆ! తర్వాత ఆర్టరీస్, వేయిన్స్ ఇవన్నీ కూడా, పక్కన విభజించి, వాళ్ళకి అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ముందు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆ! చాలా ఇంట్రెస్ట్‌గా వెంటనే వర్క్ షీట్ ఇస్తా...
హ్మ్. అవును. ఓకే. నాలుగో ఆ! వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్ ఇంటారు. ఆ!
ప్రతి లెసన్‌కి 4 వర్క్ షీట్‌లు తయారు జేసి. అంటే నేను కంప్యూటర్‌లో తయారు చేసిస్తాం, మేము. చేసిస్తే అది ప్రింట్ అవుట్ వాళ్ళు స్కూల్ వాళ్ళు తీసి ఇచ్చేస్తారు. అది.
ఆ! వెంటనే వాళ్ళకి ఈసీగా అర్థం అవుతుంది కూడా.
ఆ! ఖచ్చితంగా అది ఆన్సర్ చేయాలనమాట. చిన్న, చిన్న క్వెషన్స్. నేను చెప్పినవే ఉంటాయి. "అమ్మో! ఈ టీచర్ చెప్పిన్వి ఇస్తారని" జెప్పి జాగ్రత్తగా వింటారు వాళ్ళు గూడాను.
ఆ! కానీ ఈ మరి ఈ ఈ 10థ్ క్లాస్‌లో అంటున్నారు కదా! మరి జంతువుల బొమ్మలు కూడా ఉంటాయి గదా...
అవును. ఉంటాయి. ఆ!
ఈ లైక్ ఆహ్, ఏదైనా ఒక జంతు కప్ప కాని, సంథింగ్ అలాంటివి ఉంటాయి. అవి కూడా మీరు బొమ్మలు యేసి, వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడాలు అవన్నీ చేసేవారా?
ఆ! ఆ! ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను చక్కగాను. ఒకప్పుడు ఇవన్నీ డ్రాయింగ్ అది కొంచెం టైమ్ తీసుకుంటేది. ఇప్పుడు ఏంటంటే, వైట్ బోర్డ్ వాడతాం పక్కన డిజిటల్ బోర్డ్ వాడుతున్నాం.
హ్మ్. అవును. కొత్తగా అన్నీ మారిపోయాయి.
డిజిటల్ బోర్డ్స్ వచ్చేసాయి. అది. ఈ నైపుణ్యతలు అన్నీ కూడా నేను నేర్చుకుంటూ ఆ వర్క్ షీట్‌లు తయారు చేయడం అనేది చిన్నప్పుడు కూడా మాకు ఈ వర్క్ షీట్‌లు ఇచ్చేవారు నేను చెప్పాను కదా సైన్స్ టీచర్. ఈ అందులో ఎంసెట్ అనగానే ఆ వర్క్ షీట్ విపులంగా ఎన్నో ఇచ్చేవారు చాలా ఇచ్చేసేవారు. అదే.
మర అవును. అవునండి అవును. <chuckles> అవును. మరి ఇప్పుడు ఈ బ్లాక్ బోర్డ్‌కి వైట్ బోర్డ్‌కి ఏమైనా ఆహ్, వ్యత్యాసం గమనించారా మీరు?
అంటే దుమ్ము పడదు. వైట్ బోర్డ్ ఆ! ఆ!
ఓకే. దుమ్ము కోసం అంటున్నారు. నేను బొమ్మ గీయడంలో అంటున్నాను నేను.
బాగుంది. ముందైతే అది ఉంది ఈ వై వైట్ బోర్డ్ చాలా సౌ సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే డస్టర్ డస్టర్ ఉంటుంది తర్వాత మార్కర్స్ వాడుతాం. అది. కలర్స్ అదే అదే.
ఆ! హ్మ్. అవును. మనం ఈ క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ‌గా క్లీన్ అయిపోతుంది. మనకి మీకు బ్లాక్‌బోర్డ్ అనేసరికి ఎలా ఉంటుందంటే అది ఎంత క్లీన్ చేస్తున్నా ఎక్కడో ఒక దగ్గర ద ఇంకా ఉంటుంది.
ఆ! చాలా సులువుగా ఉంటుంది. ఆ! కరెక్ట్. ఆ! అది ఆ లైట్‌గా వెనకాల పొడి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అలా చక్కగా నీట్‌గా ఒకసారి ఇలా తుడిస్తే నీట్ అయిపోతుంది. అది. సో, అలా
అవును. అదే చ ఆ మార్పు వల్ల కూడా మీరు కొంచెం ఆహ్ ఎంతైనా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకున్నారు. పిల్లలకి అప్డేటెడ్‌గా చెప్తున్నారు. ఎందుకంటేనండి మీరు చెప్పే స్టూడెంట్స్ అందరూ కంటిన్యూ అవ్వరు. ఒక ఆ! సంవత్సరానికి కంటిన్యూ ఒక పైగ జనరేషన్ కూడా మారుతూ వస్తుంది.
అవును. అదే అదే. అదే. కంటిన్యూ అవ్వదు. కానీ అది కూడా కరెక్ట్ అదే. ఆ బ్యాచ్‌లు అలా వస్తూ ఉంటాయి. మేము మా నైపుణ్యతని అలా అలా పెంపొందించుకుంటూ వాళ్ళకి విపులంగా చెప్పడం, విభజించి చెప్పడం పాఠాన్ని యాక్టివిటీస్ జోడించడం, ఇవన్నీ కూడా నా చిన్నతనం నుంచి నేర్చుకున్నవి. నేను నాకు స్వయంగా నాకు ఇచ్చిన ఆ టీచర్ల యొక్క ప్రభావం వల్ల నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. అది.
ఒక్క జనరేషన్ నుండి ఇంకో ఆ! అవును ఎందుకంటే ఇన్ అవును. హ్మ్. నిజంగా అది గొప్పతనమే. ఎందుకంటే ఒక నైపుణ్యం అనేది ఉంటుంది. కానీ దాన్ని అప్డేటెడ్‌గా ఎప్పటికప్పుడు కొత్త రంగు‌ల్లో మీరు మార్చుకునే విధానం చాలా అద్భుతంగా ఉందండి.
ఉందండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు ధన్యవాదాలు.
ధన్యవాదాలు.